అవును, అవును. తప్పట్లేదది.
అది తప్పట్లేదు. ఏమన్నా అంటే క్లాసురూములు, హోంవర్కుంది, ప్రాజెక్ట్ వర్కుంది. ఇవన్నీ ఆహ్, చెప్తున్నారన్నమాట. టీచర్లు కూడా ఇప్పుడు ఇదివరకు డైరీలో రాసిచ్చేవారు. ఇది ప్రాజెక్ట్, ఇది హోంవర్క్.
అవును. అవునండి. అవును, అవును. ఇంటికెళ్లి సంతకం చేసి రండి అని చెప్పేవారు.
అవును. ఇప్పుడేమో అన్ని వాట్సాప్‌లో పెడతాము, వాట్సాప్‌లో చూసుకోండి, అనడం వల్ల పిల్లలకి ఖచ్చితంగా ఫోనివ్వాల్సోస్తుంది.
హ్మ్. హ్మ్. అవును.
అదొక పెద్ద ప్రాబ్లమైపోయింది.
తప్పట్లేదు. ఇవన్నీ కూడా. మనకిష్టం లేకపోయినా చేయాల్సోస్తుంది.
పెద్ద ఆ! ఎంత టెక్నాలజీ ఇంత పెరిగినా సరే, కనీసం హై స్కూల్ ఎడ్యుకేషన్ 10థ్ అయ్యేంత వరకైనా ట్రెడిషనల్ వే ఆఫ్ లెర్నింగ్ ఉండడమే బెస్ట్ అండి. అప్పుడే పిల్లలకి కొంచెం డిస్ట్రాక్షన్ లేకుండా అసలకే చాలా మంది పిల్లలు ఆహ్, అటెన్షన్ పెట్టి చదవట్లేదు ఈ మధ్య. అందులోనూ ఇన్ని డిస్ట్రాక్షన్స్ పెట్టామనుకోండి, ఇంకా ప్రాబ్లమ్ అవుతది. అంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు, 10థ్ క్లాస్ వరకు అయ్యేంత వరకైనా ట్రెడిషనల్ వే స్కూలులో ఎలా మన చిన్నప్పుడు అంతా చెప్పేవారో, ఆ పద్ధతిని ఫాలో అయితే చాలా వరకు వాళ్ళకి బెనిఫిట్ అవుతదండి ఇలా చెప్పడం కన్నా.
హ్మ్. హ్మ్. అవును. అవును. అవునవును. అవును. అవును. వాళ్ళకి అవును. ఆ! అవును. మీరన్నదాంతో ఏకీభవిస్తున్నాను. అలాగే పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయో లేదో ఇప్పుడు ఆహ్, మనకంటే ఆహ్, ఇది వరకు అయితే టీచర్లు పేరెంట్ టీచర్ మీటింగ్ డైరెక్ట్‌గా చేసేవారు. ఇప్పుడు ఈ ఆన్లైన్ వచ్చేసరికి అది కూడా ఆన్లైన్‌లోనే చేస్తున్నారు. ఆహ్, అంటే మీరు ఎంత వరకు దాన్ని సపోర్ట్ చేస్తారా? అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ ఆహ్, దా మానవ మీటింగ్ అవసరం అంటారా? లేదా ఆన్లైన్‌లోనే మంచిదంటారా?
అవునండి. కచ్చితంగా అండి, ఖచ్చితంగా. మానవ ఆహ్, మీటింగే అవసరం. వెళ్లి కలిస్తేనే బెస్ట్ అనమాట. ఇప్పుడు ఆన్లైన్‌లో ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు టీచర్ స్క్రీన్ ఓపెన్ చెయ్యగానే స్క్రీన్‌లో 10 మంది కనిపిస్తారు. మిగతా 30 మంది కనిపించరు. వాళ్ళు ఏం చేస్తున్నారనే తెలీదు. నార్మల్‌గా ఆన్లైన్ క్లాస్‌లో ఇప్పుడు సడెన్‌గా వెళ్లి ఆన్లైన్‌లో అటెండ్ అయినా, ఫిజికల్‌గా అటెండ్ అయినా కూడా ఎవరీరు అనే స్థి స్థితికెళ్లిపోయారు. అటెండెన్స్ వేయడానికి పేర్లు తప్ప, వాడెలా చదువుతాడు, క్లాస్‌లో ఎలా బిహేవ్ చేస్తాడనేది ఆన్లైన్ వల్ల తెలియట్లేదు. సో అది కూడా ఒక ప్రాబ్లమే అని నేను చెప్తాను. కనీసం ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయినప్పుడైనా పీ పేరెంట్స్ చెప్తే పిల్లలు మొఖం చూసి, "ఓహో! వీడొకడున్నాడు. వీడెలా చదువుతున్నాడు?" అనేది గమనిస్తూ ఉంటారు.
హ్మ్. ఆ! అవును. హ్మ్. ఆ! అవునవును. అవును. తెలియట్లేదు వాళ్ళకి. హ్మ్. అవును. అవునండి. హ్మ్. హ్మ్. అవును.
కాబట్టి అది ఫిజికల్‌గానే అవ్వాలి.
తల్లిదండ్రులకి కూడా కొంచెం ఆనందంగా ఉంటది. ఆ టీచర్లతో డైరెక్ట్‌గా మాట్లాడితే.
ఆ! ఆ! అవునండి. అది కూడా ఒకటి. తల్లిదండ్రులకైన "ఎలా చదువుతున్నాడు నా పిల్లోడు?" అనేది కూడా టీచర్లకి గా టీచర్లకి తెలుస్తది. తల్లిదండ్రులకు కూడా కొంచెం భరోసాలాగా అనిపిస్తదనమాట. ఖచ్చితంగా.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును, అవును. మీతో ఈరోజు ఈ విషయం మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ తరువాత తప్పకుండా కలుద్దాము.
చాలా సంతోషమండి. తప్పకుండా.
ధన్యవాదాలు.
ధన్యవాదాలండీ.